ఆ! ఇంట్లో ఆ బిర్యానీ చేస్తే బాగుండుద్దిలే అంటే అదొక సపరేట్ ఫ్లేవరనుకో.
సపరేట్ ఫ్లేవర్ వస్తది. అవును. అవును.
సబర్ ఫ్లేవర్ అంటే అది తినడానికి కడుపు నిండా తినేయొచ్చు ఇంట్లో.
తినేయొచ్చు. అవును. ఎంత తిన్నా కూడా కొంచెం ప్రాబ్లమ్ అవ్వదు కడుపులో అవును.
హ్మ్. ఎంత తిన్నా కూడా యేళ్ళిపోతుందనమాట. ఎందుకంటే అంత మంచిగా కావాల్సినంత నెయ్యి వేసుకుంటాం కాబట్టి.
కరెక్ట్ అవును.
యేళ్ళిపోతది లోపలికి. ఇంకా ప్రశాంతంగా అట్లా తినేయొచ్చనమాట. ఇంకా బిర్యానీగా మనకేం లేవా ఇష్టమైన వంటకాలు?
హ్మ్. <sniffs> యెస్. ఇష్టమైన వంటకాలు అంటే చాలా ఉన్నాయి. బట్ స్థానిక వంటకం, ప్రియమైన వంటకం అంటే మాత్రం ఫస్ట్ ఇంకా బిర్యానీ తప్ప ఇంకేం రాదు. అది కాకుండా ఇంకా ఇష్టమైనవి అంటే, ఆహ్, హ్మ్. ఆహ్, అంత ఇష్టంగా లేదు. స్వీట్లు అసలే తినను. నాకు ఆహ్, స్వీట్లసలే తినను. నాన్ వేజ్‌లో ఈ మధ్య అంటే హలీము జనరల్‌గా అందరికి నచ్చుతుంది. ఈ మధ్య మరగ్ కొంచెం ఫేవరెట్ అవుతుంది. తిన్
హ్మ్. స్వీటుల్లో గాని? నాన్ వెజ్‌లో? అవునా. హ్మ్. మరగ్, మరగంటే?
ఆ! మటన్ మరగ్ అని ఒకటి డిష్ చేస్తారు. ఇక్కడ నిజామీ కి కిచెన్స్‌లో. కొన్ని, కొన్ని ప్రత్యేకమైన హైదరాబాదీ రెస్టారెంట్‌లో దొరుకుతుందనమాట అది. ఆహ్, హ్మ్. సో, అదేంటంటే ఒక క్రీమీ సూప్ ఉండి. మటన్ పీసెస్ ఉంటాయి అందులో. ఆ క్రీమీ సూప్‌లో నీకు అఫ్గాని టైపే అది. ఆహ్, దాంట్లోకి కొంచెం ఆహ్, ఇవి నాన్స్ ఇస్తారు. ఎలాంటి నాన్స్. ఓల్డ్ ట్రెడిషనల్ నాన్స్ ఉంటాయి. ఆహ్, వాటిని ఏమంటారు అంటే హ్మ్. దంకి రోటి ఆ! రుమాలి రోటి కూడా కాదు. <tsk> అది బన్ లాగే ఉంటుందనమాట. ఫ్లాట్ బ్రెడ్ లాగా ఉంటుంది.
అంటే హ్మ్. ఓకే. అఫ్గాని టైపా? ఓకే. రుమాలి రోటీయ? ఆ! ఓకే. ఓకే. మనకి ఇక్కడ నాయాబ్‌లో దొరుకుతది ఒక రోటి అట్లాంటిదా? బ్రెడ్ టైప్? హ్మ్.
ఆ! ఆ! ఆ! ఆ! ఆ! అలాంటివి అలాంటివి ఇస్తారు. ఆ కాంబినేషన్. అది చాలా బాగుంటుంది. అది కూడా ఫేవరేట్ అని చెప్పుకోవచ్చు.
దీనికెళ్ళావా నయాబ్‌కెళ్ళావా నువ్వు?
యేళ్ళా, వెళ్ళా నయాబ్‌కి కూడా వెళ్ళాను. కా చాల లేదు. నేను ఇది తినలేదు. నువ్వు చెప్పిన డిష్ తినలేదు. అక్కడ బిర్యానీ తిన్నాను. పర్లేదు బాగుంది అనిపించింది. టాప్ 5లో పెట్టొచ్చు యాహ్!
అది నీకెలా అనిపించింది? ఓవర్ రేటెడ్ అనిపించిందా? లేపోతే హ్మ్. అ! కానీ అది కొంచెం డిఫరెంట్‌గా ఉండిద్ది కదా! మనం అనుకునే బిర్యానీ కంటే అది ఏంటంటే వీళ్ళు ఆహ్, దాన్నేమంటారు కిచిడీ టైప్ ఏదో అంటారు. కిచిడీ వేరు కానీ కొంచెం నాకు కిచిడీ తిన్నట్టే అనిపించేది. ఆ బిర్యానీ తింటే అంటే ఆహ్, మసాలా మొత్తం ఓ పక్కకు వచ్చేసి...
డిఫరెంట్ ఉంటది. హ్మ్. కరెక్ట్, కరెక్ట్. <giggles> ఆ! రైట్, రైట్, రైట్.
అట్లా అనిపిచ్చిద్ది. అంటే కొంచెం బిర్యానీ ఫ్లేవర్ కాకుండా. ఏదో కొంచెం చేదు తగిలినట్టు అనిపించింది నాకు. ప్రతిసారి యేళ్ళినప్పుడు తిన్నప్పుడు. కానీ మిగతావి బాగుంటాయి. ఈ బేజ ఫ్రై గాని, ఇవి ఉంటాయి కదా. అవైతే టాప్ అసలు.
హ్మ్. హ్మ్. కరెక్టే. అవును అవి, అవి నేను ట్రై చేయలేదు. మంచి దాని డిమాండ్ అయితే ఉంది వాటికి. నిజంమే విన్నా.
అవునా. ఆ బేజ ఫ్రై అయితే అంటే వెళ్ళినప్పుడల్లా ఆ బేజ ఫ్రై ఆర్డర్ చేయాల్సిందే అనమాట.
హ్మ్. <giggles> ఓకే. ఓకే.
చాలా అంటే చాలా బాగుండిద్ది.
రైట్ ఓకే. అలాగే నాకు ఇంకొంచెం స్ట్రేంజ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిది. నచ్చిందా నచ్చలేదా చెప్పలేని బిర్యానీ ఒకటి ఉంది. రాజు గారి కోడి పులావ్‌ది. <smacks lips> అదే. సరే పులావే అయినా కూడా అల్టిమేట్లీ అదీ, ఒక రెస్టారెంట్‌లో అంటే, చాలా మాయిస్
అట్లా. రాజు గారి పు ఆ! పలావ్, పులావ్‌కీయను, బిర్యానీకి అంత డిఫరెన్స్ ఏం ఉండదు. అంటే అది ట్విన్స్ అని చెప్పుకోవడమే కవల పిల్లలు.
అంతే. కరెక్టే, కరెక్టే, కరెక్టే. అంతే అవును. అవును.
కడా కదా! 2 తిన్నను కడుపు అసలు యేళ్ళిపోతది. అంటే పలావ్ తిన్నా కూడా కొన్ని ఆహ్, బిర్యానీ తిన్నాం అనిపించేది. అంటే వాళ్ళు చెప్పేదాకా మనకు తెలిదది. అది బిర్యానా పలావా అని. <giggles>
<giggles> అవును కొన్ని, కొన్ని తెలియదు. అవును. అవ్ ఈ దమ్ బిర్యానీ తప్ప మిగతావన్నిటికీ ఇంక మనం వాళ్ళు ఏ పేరు చెప్తే, ఆ పేరుతోటి కంటిన్యూ అయిపోతాది. <chuckles>
కదా! అవును దమ్ బిర్యానీ ఇష్టమా? లేకపోతే ఫ్రై ఇష్టమా నీకు?

అవును. బోర్డర్ కర్ణాటకనే ఒస్తుంది గానీ, ఈస్ ఏ కుకింగ్ స్టైలంతా, కొంచెం మనకిటు, ఇది తల్పాకట్టికి దెగ్గరగా ఉంటది. అవును.
హ్మ్. అదేలే, వాళ్ళకీ తమిళనాడోళ్ళకి దెగ్గరగుంటారు గదా! అవును. ఆ రాయలసీమ మొత్తం, ఈ చిక్కీచి కింద చెన్నై ఫీవర్ దగిలిపోతదిలే.
హ్మ్. హ్మ్. అ అ అటు సైడు ఏంటో తెలుసా స్పెషాలిటీ, ద అపుడు, తాడిపత్రి బిర్యానీ అంటే, రెస్టారెంట్స్‌లో ఒక పోర్షన్ తీసుకొచ్చి పెడతారూ. అందులో కొన్ని పీసెస్ ఉంటాయి. ఇంకా ఆ తరువాత, రైస్ అన్‌లిమిటెడ్, నువ్వేన్ని సార్లడిగినా రైసిస్తాడు. ఫ్రీ. ఆ! దానికి నో చార్జింక. నేనీ ఇలాంటి స్ట్రేంజూ సర్విసింగ్‌నెక్కడ చు
ఆ! హ్మ్. అవునా? ఓకే. ఓహ్! ఆ రైసా, రైస్ అన్‌లిమిటెడ్ బెడతారులే, చాలా చోట్ల బెడుతున్నారు. కానీ ఈ పీసెస్ అని మాత్రం
ఆ! ఆ! నాకు ఫస్ట్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనమాట, తాడిపత్రిలో. <giggles>
ఓకే. ఓకే. బావుందా అది?
చాలా బావుంది. తప్ హ్మ్, చాలా మస్ట్ ట్రైలో అది గూడా ఉంటది. హ్మ్?
ఓకే. నీకు స్పైసీ తింటావా? లేకపోతే బిర్యానీ స్పైసీ ఉంటే ఇష్టమేనా?
ఆ! బిర్యానీ స్పైసీగుంటే ఇష్టమే. ఆహ్, అలా అని చెప్పి, మరీ దాని అథెంటిక్ ఫ్లేవర్స్‌ని డామినేట్ జేసేంత, స్పైసీ ఉండకూడదు.
హ్మ్. అవునవును, కొన్నుంటయి. స్పైసీ చేయండ్రా అని అడిగితే ఆడచ్చంగా, మిరపకాయలేస్తాడో, కారమేస్తాడో తెలీదు గానీ, ఏదో తే కారంగా తిన్నట్టుండిద్ది గానీ, మిగతా బిర్యానీ ఫ్లేవర్ మొత్తం పోయిద్ది. అంటే, మనం చెప్పేదేండి, బిర్యానీ ఫ్లేవర్ గావాలి, కానీ కొంచెం స్పైసీగా గావాలి. ఈడా మొత్తం అచ్చం కారం, మిరపకాయలేసి తీసుకొచ్చేత్తాడు. <giggles>
హ్మ్. అవును. అవును. కొంచెం. అవును. అవును. కరెక్ట్. కొంచెం స్పైసీ గావాలి. <giggles> అవును. గొన్
కా అట్లాగా. ఇంకా ఇంకేమి లేవా నాన్-వెజ్‌లో?
నాన్-వెజ్‌లో మ్ మెయిన్‌గా బిర్యానీయే ఎక్కువిష్టం. ఆహ్, ఇంకా ఆ! హ్మ్. కొన్ని కబాబ్స్ బావుంటాయి. ఇటువైపు ఒకా, ఒక స్ట్రీట్ ఫుడ్డు కబాబ్స్ చేస్తాడూ, మా ఇంటి వైపు. అసలదిరిపోద్దనమాట. సిద్దికీ కబాబ్సని. ఆడూ చాలా బా జేస్తాడు. హ్మ్.
హ్మ్. హ్మ్. సిద్దికీ కబాబ్ అదే గదా! కొండాపూర్ సర్కిల్ దెగ్గర.
కా కాదు. అంటే, వాళ్ళ బ్రాంచుందేమో నాకు తెలీదు గానీ, టోలిచౌకీలో మాట్లాడుతున్నా నేను.
ఓకే. ఓకే. ఓకే. టోలిచౌకిలో, అవును అక్కడ కూడా నాన్-వెజ్జు నేనూ ట్రై జేసా. మా ఫ్రెండు దీసుకెళ్ళాడూ. చాలా బావుండ్డిద్దంటే, అక్కడేంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ గదా అది! బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండిద్ది. వాళ్ళ
ఓహ్! ఆ! అది సూపరుంటుంది. అసలు ఆ రంజాను సీజన్‌లో ఉంట్ ఆ! కరెక్ట్, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. 90 రూపీస్, 100 రూపీస్‌కే ఇచ్చేస్తాడు ప్లేటు. <giggles>
అవును. ఆహ్, అక్కడ హలీం గూడా ఎప్పుడు దొరుకుతదదక్కడ. ఓహ్! అవును.
ఏప్పుడు దొరుకుతది. ఆ! ఐ డోంట్ థింక్ సో, అది ఐ నాకు తెలీదు షుర్‌గా.
లేదు. లేదు. హలీం హలీం దొరుకుతుది. అద్ నే ఎందుకంటే, రీసెంట్ గానే తిన్నా. ఆది రంజాను సీజన్‌లో గాకుండా ఆహ్, అది దాని పేరేదో ఉంది. ఆ! హ్మ్. సరిగ్గా టైంకి గుర్తే రావు ఈ పదాలు.
హుహు. హుహుహుహు. అక్కడ 'షాదాబ్', '4 సీజన్స్', ఆ! హ్మ్. 'మందర్' ఇలాంటి కొంచెం ఐకానిక్కు రెస్టారెంట్సున్నాయి ఆ ప్లేస్‌లో.